అయితే మన రోజు మొత్తంలో మనం ఇది ఆహ్, మన పొద్దున లేసిన దగ్గర నుంచి అంటే న్యూస్ పేపర్ చదవటం లేపోతే ఆహ్, ఫోన్లు ఓపెన్ చేస్తే సోషల్ మీడియా ద్వారానో లేపోతే యూట్యూబ్ ద్వారానో లేపోతే టీవీలో న్యూస్ ద్వారానో ఆహ్, పొద్దున్నుంచి సాయంత్రం పడుకునేదో ఆహ్, వరకు మనకీ ఇది ఇన్‌ఫర్‌మేషననేది ఏదోక రకంగా ఈ టెక్నాలజీ పరంగా ఏదో వే కింద మనకు తెలుస్తూనే ఉంది. అయితే ఈ ఇన్‌ఫో లోడ్ వల్ల మన నిద్రపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనని ద అలా మీకు ఈ ఇన్‌ఫో లోడ్ వల్ల ఆహ్, మీ నిద్రపై ఎలాంటి ప్రభావం చూపిచ్చింది? మీరు దాన్ని ఎలా నియంత్రించారో ఏమైనా చెప్తారా?
అవునండి. తప్పకుండా అండి. నాకు ఏంటంటే మనకి న్యూస్ చూడటం, ఇలా యూట్యూబ్ వెబ్ సిరీస్ చూడటం, రకరకాల వాటి వల్ల మనకి ఇన్‌ఫో లోడ్ పెరుగుతూ ఉంటుందండి. అయితే దీని మీదున్న ఇన్‌ఫో లోడ్ గురించి మనం పెద్దగా ఆలోచించమండి. కానేంటంటే ఒక డిస్టర్బింగ్ న్యూసుంటుందనుకోండి. ఉదాహరణకి అది చూసామనుకోండి దాని గురించి ఆలోచిస్తూ ఉంటామనుకోండి నైట్ కొన్ని సార్లు నిద్ర పట్టదండి. <smacks lips> దాని గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ. సో అలాంటి డిస్టర్బింగ్ న్యూసెస్ కూడా ఉంటాయండి. ఏ కు
అవును. అవును. అవునండి. ఓకే. అవును. అవును. ఓకే. అలాగా మీకూ అలాంటి డిస్టర్బింగ్ న్యూస్ అంటే మీకు ఎలాంటివి డిస్టర్బింగ్ న్యూసని మీరనుకుంటారంటే మీరు దేనివల్ల మీరు అంటే ఆ బాగా ఆలోజిస్తారు అలాంటి న్యూస్ వల్ల?
అలాంటి న్యూస్ వల్ల ఏంటంటే కొన్నిసార్లు మనకీ ఈ న్యూస్‌లో రకరకాల సంఘటనలొస్తుంటాయండి. మనకీ ఇప్పుడూ ఓహ్! పేదరికం గురించి, నిరుద్యోగం గురించి లేపోతే స్కిల్స్ లేకపోవటం గురించి యువతలో తగినన్ని నైపుణ్యం లేకపోవటం గురించి వీటన్నిటి గురించి మనకి న్యూ సామాజిక సమస్యల గురించి వీ వీటన్నిటి గురించి మనకీ అవొస్తున్నప్పుడు దాని కారణాలు దానికి నాయకులు రెస్పాండవుతున్న విధానం గురించి ఇట్లాంటివన్నీ చూస్తున్నప్పుడు మనకీ అరే! ఇట్లా కాదు. ఇట్లా జరగాలి కదా! <smacks lips> జనాలకి తెలియట్లేదు. ఆహ్, అన్నట్టూ ఉ మనసులో రన్నవుతూ ఉంటుందండి.
ఓకే. ఓకే. ఓకే. ఓకే. సామాజిక సమస్యల గురించా? ఓకే. ఓకే. అవును. ఓకే. అంటే ఇం ఇంత ఇంత బయట ఇంత ఇ సమస్య ఉన్నా గూడా ఎందుకు ఎవరు పట్టించుకోవట్లేదు?
ఆ! ఆ! ఆ ఆహ్, ఎందుకు ఎవరు పట్టించుకోవట్లేదు రీల్సు, గీల్సు చూస్తుంటారు. ఏంటి మనకెలాంటి రూల్సు ఏదో ఎక్స్‌పొజింగ్ చేసి, ఇట్లా చేసిన రూల్స్ రీల్స్ చూస్తుంటారు. అదే సీరియస్ మ్యాటర్ రీల్స్ స్ చేసిన కూడా పెద్దగా ఎవరు చూడరు. <sniffs>
అవును. అవును. అయి ఎక్కువ లైకులు కొట్టారు, షేర్ కూడా చెయ్యరు. చెప్పాలంటే.
సేర్ కూడా చేయరు. సో, ఇట్లా ఇట్లాంటివి వస్తున్నప్పుడు ఏంటంటే, అరే! ఇప్పుడు దాని గురించి మనం చూసినా, అదెలా రీచ్ అవ్వాలి ప్రజలకి, అది రీచ్ అవ్వట్లేదు కదా! జనాలకి. అది రీచ్ అవుతే జనాలే బాగుపడతారు కదా! ఇలా చూసే దానికన్నా.
అవును. ఓకే. అంటే ఎలా రీచ్ అవ్వాలో గూడా మీరు ఆహ్, మ ఆహ్, మీరు ఆలోచించుకుంటారా? ఇది ఇలా ఇది చేస్తే బావుండిద్ది.
ఆ ఆ ఆ! ఏ ఏ ఏ ఎట్లా చేస్తే బావుంటుంది. ఎలా రీచ్ అవ్వాలి? ఏంటి? అనేది ఆలోచన పడుతుంటామండి. కొన్నిసార్లెంటంటే, మన అవన్నీ ఆలోచనల దగ్గర కొన్నిసార్లు ఆగిపోతుంటాయండి. ఎందుకంటే, మళ్ళీ ఈ ఉద్యోగం ఇవన్నీ ఉంటాయి. అందులో పడిపోయి అది అక్కడ ఆలోచన ఆగిపోతుంది. కేవలం ఆహ్, మన నిద్ర భంగం కలిగించుకోవటమే తప్పించి, ఎ పెద్దగా ప్రయోజనం లేకుండా అయిపోతుంటదండి మళ్ళీ.
ఓకే. ఓకే. ఓకే. అవును. ఓకే. ఇదంతా మనమే నెత్తి మీద తీసుకొచ్చుకుంటున్నాం. ఎవరికి వాళ్ళు బానే ఉన్నారు. మేందుకులే మనకోచ్చిన గొడవ? అని జెప్పేసి మళ్ళీ అంతవరకు ఆలోచిచ్చిది మొత్తం పక్కన పెట్టేసి మళ్ళీ నిద్రపోవడానికి ప్రయత్నిస్తా ఉంటాం.
ఆ! ఆహ్, ఒక పక్కన పెట్టి నెక్స్ట్ రోజు మళ్ళీ బాస్ నుండి కాలోచ్చేసరికి ప్రాజెక్ట్ ఎంతయింది? ఏంటయింది? అని బాస్ నుండి కాలోచ్చేసరికి మళ్ళీ ప్రాజెక్ట్ మీదే మొత్తం ఎళ్ళిపోతుందండి. ఫస్ట్ ప్రాజెక్ట్ చూసుకుందాం. తరువాత మిగతావన్నీ చూసుకుందాం.
అయితే ఇప్పుడు మీరైతే ఎలా అనుకున్నారో, అలా గూడా అందరూ అనుకోవచ్చేమో గదా!
ఆ! అలాన్ అదే. అందరు అలా అనుకో అందరు అనుకోవట్లేదండి, కొంతమందికసలు తెలీదండి.
ఓకె.
కొంతమందికి ఆహ్, ఈ వెనక జరుగుతున్న విషయం <smacks lips> కొన్ని కొన్ని విషయాలు తెలీవండి. ఆ కొన్నుకు వహ్
ఓకె. గుడ్డిగా నమ్మేస్తారు కొందమంది. ఏంటంటే, ఏమైనా ఇష్యూ జరిగిందంటే, వాళ్ళకి నచ్చిన ఈ రాజకీయ నేతల‌నో, లేకపోతే హీరో ఏదైనా చెప్పాడంటే దాన్ని కరెక్టో కాదో గూడా ముందు అది వె వెరిఫై జేసుకోకుండా వెంటనే గుడ్డిగా నమ్మేయటం, ఆహ్ వాళ్ళు చెప్పింది
అవునండీ. డు గుడ్డిగానే వ్యక్తి పూజ ఉంటందండి బాగా. వ్యక్తి పూజ గాని ఒక పార్టీ మీద విపరీతమైన అభిమానం ఉండటం. ఆ పార్టీ‌లో ఒక పర్టిక్యులర్ నాయక్ మీడద విపరీతమైన అభిమానం ఉండటం. ఇట్లా ఉండటం వల్ల ఏంటవుతుందంటే, మనకు అసలు ఇష్యూ అనేది మర్చిపోతారండి. ఆ పార్టీలో చేసాడు మా పార్టీ నాయకుడు చేస్తే తప్పా లేకపోతే ఇంకొడ్ ఈ ఈ టైప్‌లో వెళ్ళిపోతుంది గాని
అవును. ఓకె. అ నిజమే. అవును. నిజమే. మీరు చెప్పింది వాస్తవమే. అది ఎందుకంటే, ఏదన్నా ఇట్లాంటి డిస్‌కషన్ ఏమన్నా ఒచ్చినప్పుడు, ఆహ్, ఎదురు అంటే వాళ్ళకి సం వాళ్ళకి ఇష్టమైన నాయకుడి గురించో లేపోతే అది సినీ నటుడు గురించో వాదనలు దిగినప్పుడు, మీవోడు ఇలా చేసాడు. మావోడు ఇలా చేసాడు. ఇలా చెప్పుకుంటారు గానీ వాళ్ళ వోడు చేసిన దాంట్లో తప్పుందా కరెక్ట్ ఉందా అనేదైతే ముందు అది గ్రహించట్లేదు వాళ్ళు.
తహ్ ఆహ్, గ్రహించరండి. సో అట్లా గ్రహించకపోవడం వల్ల మనకే మనమే లైసెన్స్ ఇచ్చేస్తున్నామండి. <smacks lips> వాళ్ళకి తప్పు చే తప్పు చేయడానికి ఇన్‌డైరెక్ట్‌గా మనం లైసెన్స్ ఇచ్చేస్తున్నాం వాళ్ళకి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఉన్నామంటే దానర్థమేంటి అంటే ప్రజలు ఏజీ కోరుకుంటే అది జరుగుతది.
అవును. ఓకె. అవును.
ప్రజలిప్పుడు తెలంగాణ కావాలని ఉజ్జమించారండి. తెలంగాణ ఒచ్చిందండి. లోక్పాల్ కావాలి అన్నారండి. లోక్పాల్ ఒచ్చిందండి. కలత్ తక్ కలత్ తర్వాత మర్చిపోయారు కాబట్టి ప్రభుత్వం కూడా దాని గురించి మర్చిపోయిందండి. లోక్పాల్ ఒకటి పెట్
తెచ్చుకున్నారు. అవును. ఏంటిది లోపాలు లోపాలేంటండి?
లోక్పాల్ అనే అప్పుడు అప్పుడొక ఉద్యమం ఒచ్చిందండి. ఆర్ అన్నా హజారే చేసారండి. రెండువేల పదమూడు ఆ టైమ్‌లో అవినీతి గురించండి.
ఇ దేని గురించది? ఆ! ఓకే. ఓకే. ఓకే. ఆ రెండు వేల ఆరులోనా?
అ అవినీతి గురిం 2013లో ఆహ్, 2013లో ఒచ్చి లోక్పాల్ చట్టం కూడొచ్చిందండి దాని మీద. లోక్
ఓకే. ఆహా! ఓకే. ఆయ్! వీళ్ళు ఆమ్ ఆద్మీ వాళ్ళు పార్టీ అప్పుడు వీళ్ళు దాన్ని ఆమోదించారు అదేనా? అదేనా?
అవునండి. ఆ! అదేనండి. ఆహ్, త తరువాత ఎవరు పట్టించుకోలేదు. తరువాత మళ్ళీ ఆ లోక్పాల్ ఆ సంస్థనెర్పాటు చేయడానికి 6 సంవత్సరాలు పట్టిందండి <smacks lips> ప్రభుత్వానికి. ఎందుకంటే ఎవడు పట్టించుకోలేదు తరువాత దాని గురించి. ఎందుకు పట్టించుకోలేదంటే ప్రజలు కూడా తర్వాత ఎవరు అడగలేదు కాబట్టి. ప్రజలు అడగకపోతే ప్రభుత్వం పట్టించుకోదండి. ప్రజలు అడిగితే మాత్రం ప్రభుత్
ఓకే. ఓకే. ఓకే. అదే పట్టించుకో ఎప్పుడైనా ఒక సమస్య ఆ! ఓకే. అదే గదా! ప్రభుత్వం పనేంటి? ప్రజలు అడిగింది చేయటం. ఈ వీళ్ళే పక్క దారిలో వేరే దారిలో ఎళ్ళిపోతుంటే ఇంక వాళ్ళేం జేస్తారు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు జేసుకుంటూ బోతారు.
అవునండి. ఆహ్, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసుకుంటూ పోతారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. హ్మ్. ప్రజలు నాయకులకి డెవలప్ చేయండి అంటే డెవలప్ చేస్తారండి. కానీ నాయకులకు అడగరండి <smacks lips> ప్రజలు. మీరు అభివృద్ధి చేస్తున్నా
అవును. అవును. వాళ్ళు అడిగేదేంటంటే వాళ్ళకి పూట గడిచేటట్టుగా ఏదో ఆహ్, డబ్బులివ్వంగానలే ఆహ్, మర్చిపోతారు. ఆహ్, అందుకే కదా! మనకి వోటుకి డబ్బు అంత వాల్యూ.
ఆ! ఆహ్, వోట్‌కి డబ్బు ఇంకొకటేంటంటే యాక్చువల్లీ ఫస్ట్‌లో, యాక్చువల్లీ వెల్ఫేర్ స్కీమ్స్ ఎవరడగలేదండి.
అవును.
రాజకీయ నాయకులే అల్ అలవాటు చేసారండి.
వాళ్ళులవాటు చేసారు. వాళ్ళా లబ్ది కోసం.
వాళ్ళ లబ్ది కోసం అలవాటు చేసారండి. ఎందుకంటే అట్లీస్ట్ ఇదిగో మీకు ఇదేం దొరుకుతుంది అన్నట్టు ఇండైరెక్ట్‌గా మనకిచ్చేసారండి. సో
అదే ఇదిగో నే నేను గెలిస్తే ఇదిస్తాను. వాడు గెలిస్తే అది గూడా ఇవ్వడు. ఏ ఏది కావాలో ఎంచుకోండి అంటారే గాని ఆ వెల్ఫేరా ఆ! చెప్పండి.
అన్న టైపులో ఆహ్, ఆ టైపులో ఏదోకటి మేం చేస్తున్నాం అని బిల్డప్ ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటదండి వాళ్ళకి. <smacks lips> సో దానివల్లేంటంటే మిగతా వ్యవస్థలన్నిటిని పట్టించుకోకపోయినా పర్లేదండి. ఇదెలా ఇదెలా అయిందంటే ఇప్పుడు మనం ఒక కంపెనీ రన్ చేస్తున్నాం అనుకోండి. మనం 5 సంవత్సరాలకు ఒక ఎంప్లాయీ పెట్టుకున్నాం మనం.
అవును. ఓకే. అవును.
5 సంవత్సరాలకి ఎంప్లాయీ పెట్టుకొని ఆ ఎంప్లాయీ‌కి మనమేమడగలేదనుకోండి ఆ ఎంప్లాయీ ఏ పని చేయడు. బాస్ నాకే పని చెప్పట్లేదు కాబట్టి నేను చెయ్యట్లేదనుకుంటాడు. ఆ!
అవును. నేను చేయనంటాడు. వాయి అదే వాడి డ్యూటీ అదే గదా! వాడికేంటి జీతమొస్తే చాలు పనిస్తే పని జేస్తాడు లేపోతే లేదు.
ఆ! జీత లేదు. ఈ రాజకీయ నాయకులు కూడా అంతేను. మనా ఐదు ఐదు సంవత్సరాలకి అపాయింట్ చేసుకున్నామండి. అపాయింట్ చేసుకొని మనం అడగటం మానేస్తున్నామండి ఈ 5 సంవత్సరాలు.
అదే ఆహ్, ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు ఆ ఎలక్షన్స్ ముందు వస్తారు విదిగా ఆహ్, అప్పుడు మన రో ఇంటి ముందు తిరుగుతారు వోట్లు కోసం. మనం గూడా అప్పుడే సమస్యలు జెప్తారు గాని తర్వాత వాళ్ళు రారు మనవాళ్ళేళ్లి ప్రశ్నించడం గూడా జరగదు.
ఆ! అవునండి. ఆ! జరగదు. ఇప్పుడు ఇంతకు ముందంటే రోడ్ల మీద కూర్చొని ప్రశ్నించాల్సిన పరిస్థితుండేదండి. ఇప్పుడు రోడ్లు మీదకి కూడా రావాల్సిన అవసరం లేదండి. మనం సోషల్ మీడియా ఈ సోషల్ మీడియాలో ట్రెండింగ్ పెట్టేసినా కూడా రాజకీయ నాయకులకు అర్థం పే అర్థమైపోతుందండి. <smacks lips> ప్రజలు దీని గురించి ఆలోచిస్తున్నారు. మనం జాగ్రత్త
సోషల్ మీడియానే వాడుకోవచ్చు. అవును. కానీ చూశారా? సోషల్ మీడియాలో గూడా ఏమైందంటే, ఇప్పుడు మన సమస్య మీద లేవనెత్తి దాని మీద ఫైట్ చేస్తున్నామంటే మళ్ళీ దాన్ని ఆవి ఆహ్, దాన్ని కిందకి తోసేయడానికి గూడాయి అంటే ఆహ్ మళ్ళీ ఇంకో కొత్త ట్రెండింగ్ టాపిక్ దీసుకొస్తున్నారు. ఏదో కొత్త న్యూస్ తీసుకొస్తున్నారు దాన్ని అంటే ఆహ్, ఇంకక్కడ వరకు‌తో ఆపేయాలి చెరిపేయాలని.
ఆ! దాన్ని తోసేయడానికి. ఆ! అవ్ ఒక టాపికొస్తుందండి. ఒక అవినీతి మీద కూడా ఒక టాపిక్స్ అడు అనుకోకుండా ఒచ్చిందనుకోండి, ఆ టాపిక్ ఎలా అవుతుందంటే నువ్వు తినలేదంటే, నువ్వు తినలేదా? అని ఒస్తుంది తప్పించి అవినీతి నిరోధించడానికి ఒక అవినీతి నిరోధక చట్టం తెద్దాం దాని యంత్రాంగం ఉంచుతామని ఎవ్వడు మాట్లాడ్డండి. అటుపక్కోడు మాట్లాడ్డు.
ఓకే. అదే గదా! నువ్వు తిన్నావు, నేను తిన్నావని కాకుండా అసలు నువ్వెందుకు తిన్నావు? నేనెందుకు తినాలా? అట్లా మాట్లాడుకోవచ్చు గదా!
ఆ! అది కూడా మాట్లాడాల్సిన అవసరం లేదండి. అవినీతి నిరోధకం చేయడానికి చాలా స్టెప్సున్నయండి, ఎలా నిరోధం చేయాలనేసి. ఒక చట్టం తెచ్చి, దాని యంత్రాంగాన్ని ఇప్పుడు యాంటీ కరప్షన్ బ్యూరో అనేది ఆల్రెడీ ఉందండి. దానికి యంత్రాంగం డబ్బులిస్తే అది పనిచేస్తదండి.
ఓకె. అవును. అవును. అవును.
అట్లా మన యంత్రాంగాన్ని స్ట్రాంగ్ చేసామనుకోండి. అవ్ యంత్ ఆహ్, ఆటోమేటిక్‌గా అవినీతి తగ్గిపోతుందండి. ఈ కేసులు ఫాస్ట్ ట్రాక్ చేసి, యంత్రాంగం స్ట్రాంగ్ చేస్తే, ఆటోమేటిక్‌గా తగ్గిపోతుందండి అవి. గానీ, దాని గురించి ఎవరు మాట్లాడరండి.
ఖచ్చితంగా. ఖచ్చితంగా. ముందు కోకో అవును. నిజంగా. ముందు కోర్ట్‌లో గూడా వాదించడానికే వందల, వందల కేసులు ఉండేసరికి, వాయిదాలు తప్ప. ఒకటి ఒక రోజులో సా
ఒ ఒక స్పెషల్ కోర్టులు పెట్టి, దీని కోసం ఫాస్ట్ ట్రాక్ చేసి, ఇప్పుడు నిర్భయ కేసులకి ఎలాగైతే ఫస్ట్ ట్రాక్
అదే గదా! ఒక సమస్య ఏమన్నా కోర్ట్ వరకెళ్ళిందంటే, దాంట్లో న్యాయం జరగడానికే 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు బడుతుంది. ఈ లోపు ఆ కేస్ వేసిన వ్యక్తి ఉండట్లేదు. లేపోతే అది జనాల్లో గూడా నాటుకుపోయి
ఆహ్, ఉ నెక్స్టు ఆహ్, ఆహ్, ఆ కేస్ ఎవరైతే, ఎవరి మీదైతే అవినీతి ఒస్తుందో, అతను కూడా సాక్ష్యాధారాలు మార్చుకోవడానికి కావాల్సినంత సమయం కూడా దొరుకుతుంది.
అదే గదా! ఇక్కడొచ్చిన సమస్య.
సో, ఇది ఫాస్ట్ ట్రాక్ చేయాలి, ఈ యంత్రాంగం పెంచాలి. ఇవి కొన్ని, కొన్ని ఉన్నాయండి. కొన్ని, కొన్ని చేస్తే, అది తగ్గుతుంది అవినీతి. కానీ ఎ ఎప్పుడు చేస్తారు వీళ్ళు? ప్రజలు అడిగినప్పుడు చేస్తారు.
ఓకె. అయి ఓహ్! అవును. అవును.
ప్రజలే అడగనప్పుడు ఆ అవినీతి కామన్లే చేస్తారులే అంటే ఎవరు ఎవరి డబ్బులు అవినీతి చేస్తున్నారంటే మన డబ్బులే అవినీతి చేస్తున్నారు.
ఓకే. అయితే ఇలాంటి విషయాలు మీకు మీకు ఇన్ఫోలైట్‌గో అంటే ఇలాంటి విషయాల మీద మీరెక్కువ ఆలోచించి మీకు నిద్రపై ప్రభావం చూపిందా అయితే?
ఆ! ఇలాంటి విషయాలన్నిటి కూడా నిద్రపై ప్రభావం చూపిస్తూ ఉంటాయండి. అంటే అనుకోకుండా ఆలోచనలు తిరుగుతూ ఉంటాయండి. కావాలని ఆలో
ఓకే. అప్పుడు మీరు దాన్ని ఎలా నియంత్రించారు మీరు?
దాన్ని నేనెలా నియంత్రించానంటే. ఓకే. ఇప్పుడు నాకు మెయిను ఇప్పుడు నా జీవితం సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో ఉంది కాబట్టి, నేను ఇందులో ఫస్ట్ ఈ ప్రాజెక్ట్స్ చెయ్యాలి ఈ స్కిల్స్ నేర్చుకోవాలి. ఇంత అప్డేటెడ్‌గా ఉండాలి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త టెక్నాలజీసొచ్చేస్తుంటాయి. మనం దీని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మనం స్కిల్స్ అప్డేట్ చేసుకోలేం. సో ఇవన్నీ మనం చేసుకొని ఆవ్ ఆహ్, ఆవ్ పరిస్థితిని అవగాహన చేసుకొని. ఓకే. నేను ఆహ్, దీని ముందు నేనెటువంటి స్క్రీను తీసుకోకూడదు. పడుకునే ముందే నేను ఏ న్యూసు చూడకూడదు ఒక 2 అవర్స్
ఓకే. ఓకే. ఓకే. ఓకే. స్క్రీన్ టైమ్ గూడా తగ్గిచ్చేద్దాం అని జెప్పేసి అలా చేసారా?
ఆ! చేసాను. స్ స్క్రీన్ టైమ్ ఒకవేళ చూసినా కూడా ఈవినింగ్ ఆ టైమ్‌లో చూస్తాను గానీ నైట్ టైమ్‌లో చూడనుండి నేను న్యూస్. నైట్ టైమ్‌లో చు
ఓకే. ఓకే. స్క్రీన్ టైమయితే తగ్గిచ్చారు. మరి ఇంక నిద్ర ఇంకా త్వరగా పట్టడా మంచి నిద్ర పట్టడానికేమన్నా ప్ర ఆహ్, ఆహ్, పద్ధతులేమన్నా
ఆ అవకాశం ఉంటుందండి. ఆ స్క్రూన్ టైమ్ తగ్గించటము. మనకేంటంటే ఈ ఫోన్ చూడటం వల్లేంటంటే నైట్ పూట, అది కళ్ళ మీద కూడా ఎఫెక్ట్ పడి తొందరగా నిద్ర రాదండి.
అవును.
ఆ! సో అదంటే, ఆ స్క్రీన్ టైమ్ పూర్తిగా తగ్గించేసానండి నైట్ టైమ్. ఏదైనా చూసినా కూడా మార్నింగ్ టైము మనకు చాలా బ్రేక్సొస్తుంటాయండి. ఆ బ్రేక్ టైమ్‌లో చూసుకొని తెలుసుకోవడమే తప్పించి, మనకి ఈ నైట్ టైమ్‌లో అయితే ఎట్టి పరిస్థితిలో నైట్ టైమయితే ఇంకా అది తిరుగుతూ ఉంటదండి. వేరే పని ఇప్పుడు మార్నింగ్ టైమ్ చూసినా మళ్ళీ పనిలోకి జంపయిపోతాం.
ఓకే. ఓకే. అవును. అవును.
మళ్ళీ పనిలో పడిపోతాం. మ మనం ఆహ్ గ ఒకసారి ఆఫీస్ నుండొచ్చి మనం ఇది చూసామనుకోండి. ఇంకా అది మనకు వేరే పని కూడా ఉండదు కాబట్టి, మనసింకా అటువైపే‌లాగుతుంటది. ఈ అది ఒక చిన్న వెబ్ సీరీస్ చూస్తాం. ఆ వెబ్ సీరీసే కంటిన్యూ అవుతుంటది. వెబ్ సీరీస్
అవును. అదే పనిగా చూస్తూనే ఉంటాం ఇంకా. అవును. ఆ! 12:00 ప ఆహ్, ఇ ఇప్పుడు చ అదైపోయిన తవాత ఎప్పుడుకో పడుకుంటాం మనమింక.
ఆహ్, ఎప్పుటికో పడుకుంటాం. అలగే సినిమా చూస్తామనుకుంటాం. ఒక అరగంట సుస్తాం అనుకుంటాం. మొత్తం సినిమా కొన్ని సార్లు చూస్తూ ఉంటాం. సో
అవును. అయితే మరీ ఈ తి స్క్రీన్ టైమే తగ్గించకుండా ఇంకొంచుం ఆహ్, అంటే ఆరోగ్యంగా ఉండడానికి ఏదన్నా ధ్యానం చేయటమో లేపోతే వ్యాయామాలు చేయటమో ఇలాంటివి చేసినప్పుడు గూడా మనకి కొంచెం అలసిపోయి అలసటనేది ఒచ్చిద్ది గాబట్టి ఇంకొంచుం మంచిగా నిద్ర పడ గూడా పడుతూంటది గదా! అలాంటీ అంటే తినే ముందు కొన్ని ఏమన్నా అంటే ఇలాంటివి ఒహ్ ఆహ్, కొన్ని పదార్థాలు తింటే మనకి వెంటనే నిద్ర రావటం అనేది గూడా జరుగుతుంటాయి. అలాంటివి గూడా ఏమైనా పాటిస్తూ ఉంటారా మీరు?
అ ఆ! ఆ! అవు ఆహ్ అంటే అది మంచి మెడిటేషను ఇవన్నీ కూడా హెల్పవుతుంటాయండి. మనకి ఇన్‌ఫర్‌మేషన్ హ్మ్. బయటికెళ్ కాసేపు ఏమి ఆలోచించకుండా మనసులో ఉన్నవన్నీ పారదోలేసేటట్టు. ఆహ్, ఇది చేసుకుంటామండి. నెక్స్టేంటంటే పాలు తాగాలండి. మనకు పాలు తాగితే బాగా నిద్ర పడుతుందండి. అదే టీ, కాఫీలైతే తాగకూడదండి. ఇప్పుడేంటంటే ఆక్
ఓకే. ఓకే. ఓకే. ఓకే. అవును. దాంట్లో క కెఫేన్ వల్లా మనకి నిద్ర పట్టకుండా కొంచెం ఆహ్, ఆహ్ ఇంకా యాక్టివ్ అవుతారంట.
అ అ యాక్టివవుతారు. సో ఈ టీ, కాఫీలు కూడా ఎప్పుడో ఈవినింగ్ ఆ టై‌మ్‌లో పెట్టుకోవాలండి. ఈ నైట్ పూట టీ, కాఫీలు తాగామంటే ఇప్పుడు నైట్ పూట ఎకుక్ ఎక్కువ టైం వర్క్ చేయాలనుకోండి అలాంటప్పుడు టీ, కాఫీలు తాగొచ్చండి. కానీ ఏంటంటే అథర్‌వైజ్ ఆహ్, టీ, కాఫీలెప్పుడు కూడా ఈవినింగు, మార్నింగు, మధ్యాహ్నం ఈ టైములో తాగితే బెటరండి.
ఓకే. ఓహో! ఓకే. ఓకే. అయితే అప్పుడప్పుడు మనకి ఆఫీస్ నుంచి గూడా ఇంటికొచ్చేసిన తర్వాత గూడా బాస్ దగ్గర నుంచో లేపోతే ఆహ్, వేరే వే ఆహ్, ఆఫీసులు సం ఆహ్, పని జేసేమనా తోటి ఉద్యోగుల నుంచో ఆహ్, ఫోన్‌లు రావటం లేపోతే మెసేజ్‌లు రావటం గూడా చేస్తా గదా! ఆహ్, మీరు అలాంటి సమయాల్లో ఆహ్ అంటే ఈ నోటిఫికేషనులు ఆన్ ఆఫ్ చేసుకోటమో లేపోతే ఫోన్ స్విచ్ఆఫ్ జేసి పక్కన బెట్టేయడం ఇలాంటివేమన్నా పాటిస్తారా మీరు వాళ్ళదే వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉండడానికి?
ఎ అ అహ్ అవునండి. డిఎన్‌డి మోడ్‌లో పెట్టేస్తానండి నేను ఫోను. ఆ! డిఎన్‌డి మోడ్‌లో పెట్టేసి పడుకుంటానండి ఇంక ఫోను. లేపోతే ఏంటంటే, ఫ్రెండ్స్ నుండి, వాళ్ళ నుండి, వీళ్ళ నుండి, కాల్సొస్తుంటాయి. లేకపోతే నేనే ఏదో కాల్ చూస్తామనుకుంటాను, ఇంతలోకి ఫేస్‌బుక్ నుండి మెసేజొస్తది. నోటిఫికేషన్. ఆ ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తే అది 5 నిమిషాల కాక అరగంట అవుతుంది. సో అది ఏంటంటే, నేనస్సలు ఆహ్, ఈ టీవీలు చూడకూడదు, మొబైల్ టచ్ చేయకూడదు. ఇవన్నీ కూడా మార్నింగ్ బ్రేక్ బ్రేక్ టైమ్‌లో తప్పించి అది ఎ ఎంత మోతాదులో వాడాలో, అంత మోతాదులో వాడాలి. ఏ టైంలో వాడాలో ఆ టైంలో వాడాలి అని నేను ఫిక్స్ అయిపోతానండి.
అవునా? ఓకే. ఒక్ మళ్ళక్కడ డైవర్టైపోతారు. అటువైపెళ్ళిపోతారు. ఓకే. అవును. చాలా బాగా వివరించారండి. ఆ ఇన్‌ఫో‌లోడ్ వల్ల మీ నిద్రపై ఎలాంటి ప్రభావం చూబించింది, దాన్నైతే మీరెలా నియన్ నియంత్రించారు, ఎలాంటి పద్ధతులు పాటిస్తున్నారనె దాని విషయం మీద ఆహ్, చాలా బాగా మాట్లాడారు. అయితే మళ్ళీ సమయం దొరికినప్పుడు మళ్ళీ మనం ఇలాంటి విషయాల గురించి మళ్ళీ మాట్లాడుకుందామండి. మీతో మాట్లాడినందుకు, నాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలండి.
మీతో మాట్లాట్టం కూడా నాకు చాలా ఆనందంగా ఉందండి. నా భావాలు పంచుకున్నందుకు. అలాగే మీతో మాట్లాట్టం. ధన్యవాదాలండి.